ఇప్పుడు ఒక పార్టీ ఉన్నారనుకోండి. ఆ ఆదొ మనమోక సీన్ రాసింది ఒక ఒక పార్టీ నాయకుడికి రిసెంబులవుతుంది అనుకోండి. పలానా అట్లా అవినీతి చేసాడు, ఆ ఆ విధంగా, ఆ పాత్ర కూడా ఆ వ్యక్తిని పోలిన యాస, బాస మాట్లాడుతున్నాడనుకోండి...
ఓకే. ఓకే. ఓకే.
వెంటనే వాళ్ళు దానికి కనెక్టయిపోతారనమాట.
ఓకే. ఓకే. మన వ్యక్తి గురించే మాట్లాడుతున్నాడు. ఈవే ఈ దీంట్లో అని చెప్పేసి అర్థమైపోతది వెంటనే.
ఆ! అ అర్థమైపోతుంది. అప్పుడు వెంటనే హర్టయిపోతారు వాళ్ళు.
అవును.
సో, వెంటనే హర్టయిపోయి ఇంక క్రిటిసైజ్ చేస్తారు. ఎట్లా బాస, యాస వాడితో కలిసింది కదా! వేరే బాస పెట్టొచ్చు కదా! వేరే యాస పెట్టొచ్చు కదా! ఇట్లా మాట్లాడతారనమాట. సో, మనం కంప్లీట్‌గా అది అవన్నీ పెట్టకుండా చేసామనుకోండి. మనం నిజాన్ని మనం ఇది చేస్ తొక్కేస్తున్నట్టే మనం.
అవును. ఓకే. ఓకే. ఓకే. అంటే మీరూ అంటే, ఇన్స్‌పీరేషన్ తీసుకుంది ఆ నిజమైన వ్యక్తి నుంచే గాని, కానీ అదే రి మీరు ఆ ఆ యాస, భాషతో చూపిస్తే ఏమవుతదంటే వీళ్ళు ట్రిగ్గరవుతున్నారు గాబట్టి, దాన్ని వేరే రకంగా జూపిస్తే, నిజం బైటికి అందరికీ తెలుస్తది, అందరూ కొంచెం ఆలోచించే విధంగా ఉండిద్దంటారు.
అని అవు ఉంటది. మనం డిస్క్లైమర్స్ కూడా ఇస్తుంటాం అనమాట. ఏంటి, ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు. కాదు అని మనం డిస్క్లైమరిచ్చినా కూడా మన మనసుకయితే తెలుస్తుంటదనమాట. ఇది ఉద్దేశించి చేసిందే అనేసి.
ఓకే. ఉద్దేశించింది కాదు. అవును. అవును. ఓకే.
ఆ! కానీ మనం అందరికి చెప్పు ఎవరికీ బాధించకుండా ఉండడానికి మనం అట్లా చెప్పుకోవాల్సొస్తుంటది. ఎవరికీ ఉద్దేశించింది కాదని. నెక్స్టేంటంటే ఉ
ఓకే. ఓకే. అంటే మీ రచనా విధానం గూడా, అంతే ఇంతే ఉంటదా? అంటే, అహ్, ఇది ఒక ఇష్యూ‌ని తీసుకుని దాన్ని ఆహ్, వాళ్ళతో పోల్చినట్టుగా కాకుండా, తెలియజేసే పరంగా మీరన్నట్టుగా దాన్ని వేరే విధ ఓకే.
ఏ ఇది తె తెలియజేసే పరంగా. వేరే విధంగా తెలియజేసే పరంగా, దాన్ని ఇవ్వ మార్చుకోటం జరుగుతూ ఉంటుందండి. ఉన్నది ఉన్నట్టుగా మరీ నిజం నిజం నర్మగర్భంగా చెప్పకుండా...
ఓకే. ఓకే. అర్థమయ్యే విధంగా, ఆలోచింపజేసే విధంగా ఉ రాస్తారా?
దాన్ని కొంచెం ఆహ్, అందులో ఆహ్, అందులో ఉన్న కాన్సెప్ట్ మనకి అర్థం అయిపోతే చాలు. అన్నట్టుగా రాస్తామండి.
ఓకే.